ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా తినాలననుకుంటున్నారు. కానీ ఏంటంటే అది చేసుకోడానికి వాళ్ళకి వేసే లేవని అనుకుంటున్నారు. అంటే ఎ ఎలా చేయాలి? ఎంత సమయంలో చేయాలి? ఎలా ఇదన్నీ చూసుకుంటున్నారు. ఈ యూట్యూబ్‌లో టిప్స్ ఇవన్నీ. మరి మీరు ఆరోగ్యవంతంగా ఆహారాన్ని తక్కువ సమయంలో ఎలా తయారు చేస్తారు? ఏమన్నా టిప్సున్నాయా?
హ్మ్. అవును. హ్మ్. యాహ్! బోలేడన్నీ ఉన్నాయన్నమాట. నాకి
ఓకే. ఓకే. కొన్ని చెప్పండి చాలు. <chuckles>
<chuckles> ఓకే. కొన్ని జెప్తా మీరడిగినారు కాబట్టి. సో నాకి
హ్మ్. ఓకే. నోట్ చేసేసుకుంటాం.
ఓకే. <chuckles> పెన్ను, పేపరు తీసుకొని రెడీగా బెట్టుకోండి.
చెప్పండి చారిగారు. యాహ్! యాహ్! యాహ్! చెప్పండి.
<chuckles> ఓకే. బేసిక్‌గా నాకి హెల్త్ మీద ఇంట్రెస్టనేది ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడైతే కరోనా వచ్చిందో, అప్పుడు కూడా హెల్త్ మీద ఇంట్రెస్టనేది రాలేదనమాట. కరోనా కూడా దాటేసాక <chuckles>
హ్మ్. హ్మ్. ఓకే. ఎప్పుడైతే కరోనా ఒచ్చిందా అంటే ఇంకప్పుడొచ్చిందేమో అనుకున్నా నేను. అ!
అదే మీరలా అనుకుంటా అనుకోవాలనే అలా చెప్పేసాన్నమాట.
అదే అదే. అర్థమైంది. ఓకే. ఆ!
సో, అప్పుడు గూడా ఏమి జ్ఞాననేత్రాలనేది ఓపెన్ గాలే అనమాట. కాకపోతే ఇంకా డేసన్నీ బాగా గడిచాక కొంచెం <smacks lips> లో హెచ్‌బి అనేదుందనమాట. నాకంటే లో ఉంటది హిమోగ్లోబిన్ అనేది. అండ్
ఓకే. ఆ! హిమోగ్లోబిన్ ఎంత ఎంత ఉండేది?
ఒక 6, సెవెను, 7
ఓకే. అంటే, నీరసం రాలేదా ఎప్పుడు?
నేను దాంతోనే ఫ్రెండ్‌షిప్ జేస్తా ఆ నీరసంతోనే. <giggles>
ఏ నీరసంతోనా? ఓకే. నీ రూమ్ మెట్టా అది.
ఆ! నా రూమ్‌మెట్‌గా, నా అంతరాత్మ అనుకోవచ్చు ఇంగా, ఆ రేంజ్‌లో ఉంటది మా బాండ్. <giggles>
ఓకే. నీలో లీనమయిపోయిందనుకోవచ్చు. అంతే గదా!
అంతే. అంతే.
ఓకే. ఓకే. అయితే, ఓకే. హ్మ్.
ఆ! సో, అది నాకెలా ఉండేదంటే ఏం తిన్నా సరే, ఎనర్జీ అనేది ఒచ్చేది కాదనమాట. ఆహ్, ఎంత తిన్నా గూడా స్లీపీగా ఫీలవ్వడం. <sniffs> ఒక పని లైక్ ఇంకా స్వీపింగ్ చేశానుకోండి, అయినా కూడా అలసిపోయేదాన్నినమాట. అంత వీక్‌గా ఉండేదాన్ని. సరే ఏంటి అని టెస్ట్ చేపిచ్చుకుంటే, హిమోగ్లోబిన్ జూస్తే ఒక 6 పాయింటులు ఏమో ఉంది. సరేలే, అని దాన్ని పెంచుగోవడానికి, నానా ప్రయత్నాలు జేసా. లైక్ ఆహ్, నట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే, ఈ ఆకూరలు తినడం కానీ
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. పాలకూర ఇట్లాంటివి ఐరన్ ఫుడ్స్. హ్మ్.
కానీ, ఈ బి చాలామంది ఏం జెప్పారంటే, ఈ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగాలీ అన్నారు. నాకేమంటే, ఆ జ్యూస్ అస్సలు పడదనమాట. ఒక టీ గ్లాస్‌లో అంత తాగినా లేపోతే
ఓకే. అంటే, జ్యూసే కాదు. మామూలుగా గూడా తినొచ్చు కదా! అంటే, జ్యూస్ తాగాలనేం హ్మ్.
అదే. దాని తర్వాత అర్థమైందనమాట. ఈ టానిక్ మూతంత తాగినా గూడా నాకు వామిట్ అయిపోతది. ఆ తాగిందంతయితే వామిటయ్యేది బకెటంతా.
ఓకే. ఇంకా కాదు. జూసే తాగగోడదు తెలుసా? ఎందుకంటే, దాంట్లో ఉన్న ఫైబర్ పీచ్ అంతా ఎళ్ళిపోద్ది. ఇంక నువ్వు తాగేం లాభం. అదే తింటే ఇంకా హెల్దీ. ఆ!
ఓకే. అదే యాహ్! యాహ్! నాకు అది ఎట్లాగో అంటలేదనమాట. సో, అప్పుడు ఆల్టర్నేట్‌గా ఎలా తినొచ్చు అన్నప్పుడు ఇలా కూర చేసుకొని దినొచ్చు అన్నట్టు దెలిసిందనమాట. సో, అప్పటి నుంచి కూర చేసుకొని దిన్న. ఆ! అండ్ యాహ్! యాహ్! అండ్, ఇంకోటి ఇట్లా నేనేదోకటి చేస్తున్నాను కదా! చేసినదానికి ప్రతిఫలం ఏంటి అంటే, ఒక 8 వరకో, 9 వరకో పెరిగేదనమాట అంతే. మళ్ళీ పెరిగిన తర్వాత, మళ్ళీ ఆటోమేటిక్‌గా ఎట్లా దగ్గుతాదో నాకు గూడా అర్థం కాదు తగ్గిపోద్ది. నాకైతే
ఓకే. బీట్రూట్ కూర, క్యారెట్ కూర, పచ్చడి అట్లనా? హ్మ్. హ్మ్. ఓకే. అంటే, అది మెయింటైన్ చేయ్యట్లేదా? అంటే, కా అంటే, కొన్ని రోజులు తినేసి, మళ్ళీ ఆపేయడం అట్లేమన్నా జరుగుతుందా?
అవునవును. అదైతే వాస్తవం. ఇంకా
ఆ! మరి ఆయ్ మరేందుకు దగ్గదు చెప్పు? <giggles> అంది
అంటే, అట్లనికాదు. ఇప్పుడు చా మా డాడీ ఉన్నాడు. మా డాడీ నేనేం ఫుడ్ తింటాడో అదే తింటాడు. మా డాడీకి చూస్తే 14 ఏమో ఉంటది. మరి నేను అదే కదా! ఫుడ్ తినేది. నాకెందుకు అంత తక్కువ ఉంటుంది? వేరే అనుకో
హ్మ్. మీ డ్యాడీ ఇమ్యూనిటీ నీ ఇమ్ ఇమ్యూనిటీ ఒకటేనా? అదేమన్నా రక్తం అనుకుంటున్నావా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండడానికి?
<gasps> సో
ఇమ్యూనిటీ. రోగనిరోధక శక్తి. అది అందరికీ ఒకలాగా ఉండదు. హ్మ్. <chuckles> ఓకే. ఓకే.
యాహ్! ఓకే అండి. ఓకే. <giggles> సో, <giggles> ఏమైందంటే, ఇలా ఇలా చాలా ప్రయత్నాలు జేశానమాట. లైక్ డ్రై ఫ్రూట్స్ అదే పనిగా అదే డ్రైనట్స్ బయట నుంచి తెచ్చుకొని, ఆహ్, దాని నుంచి లడ్డూ చేసుకొని తినడం కానీ, అండ్, చాలా చాలా చేశా. సేమ్ అంతే. అర ఆహ్, 8, 9 వరకెళ్ళేది మళ్ళీ, రివర్సయ్యేదనమాట. నాకు రీసెంట్‌గానే ఒకటి తెలిసింది. ఏది అంటే, నేను కొంచెం బాగా రీసెర్చ్ చేస్తే, హలీమ్ సీడ్స్ అని విన్నారా? ఆలీవ్ సీడ్స్ అంటారు? ఆ!
ఆ! నట్స్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. విన్నాను. విన్నాను. అవును. పిల్లలకి గూడా చాలా మంచిదంటారు. హ్మ్.
యాహ్! దొరికింది. నాకి తిరుపతి లడ్డు దొరికినట్టు దొరికింది సెర్చ్ చేస్తే. ఏముందంటే దాంట్లో, ఒక 10-15 సీడ్స్ అలా తీసుకోవాలంట. నైట్ సోక్ చేయాలంటా ఆ వాటర్‌లో. అదే ఒక గ్లాస్ వాటర్‌లో సోక్ చేయాలి. మార్నింగ్ లేసి బ్రష్ చేస్తాం కదా! దాని తర్వాత అందులోకి హాఫ్‌ లెమన్ అనేది పిండుకొని తాగాలనమాట. ఇలా తాగడం వల్ల అనేమియా అనేది తగ్గుతదంట. ఎవరికైతే లో హెచ్‌బి ఉందో అది కూడా ఆహ్, పెరుగుతదంటా. ఇలా నేను తెలుసుకున్నాకా దా
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. పెరుగుతుంది. అలా ఎన్ని? అంటే, 15 అట్లా పెట్ అంటే, కౌంటా? లేకపోతే, ఎంతైనా పర్వాలేదా?
చాలా తక్కువ తీసుకోవాలంటా. లైక్ ఒక 10 చిన్న స్పూన్ గూడా కాదు. గింజలు ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే, చూడ్డానికి సెసమి సీడ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కాపోతే, రెడ్‌గా ఉంటాయన్నమాట. సో, అది మెయిన్ వుమెన్‌కి చాలా మంచిదనమాట ఆరోగ్యానికి సంబంధించి. హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తది. ఆ! హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తదా! అండ్, అది కాకుండా అది వేడి కూడా ఎక్కువ చేస్తదనమాట. సో, ఆహ్, పర్టిక్యులర్‌గా
చిన్న స్పూను. అంతేనా? ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఆ! ఆ! ఓకే. అదేలెండి. ఆ ఐరన్ వీటికి అయి ఉంటది. హ్మ్. ఓకే. మళ్ళీ చలవ ఫుడ్ ఏదన్నా తినాలి.
ఆ! కానీ ఇది నేను వాడాను కదా! ఒక వారమేమో వాడాను కన్సిస్టెన్సీగా నమ్మరు మీరు ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. హెయిర్ వాల్యూమ్ పెరిగింది. హెయిర్ థిక్‌గా అనిపించింది. నేను ఫీల్ అయ్యా పర్సనల్‌గా. అండ్ ఇది వాడాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపించానమాట. లైక్ ఎలా ఉంది అంటే అంతకుముందంత ఒక సెవెను ఆ రేంజ్‌లో ఉండేది 11 వరకు ఒచ్చేసింది. నా ఆనందానికి అవధులు లేవింక.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. నా పొలంలో మొలకలొచ్చాయా? <chuckles>
యాహూ! అన్ని రేంజ్‌లో ఉండేది. ఇంకా ఇప్పుడు ఏమనిపిచిందంటే అంటే ఇన్ని రోజులు నేను హెల్తీగా లైక్ నేనే ప్రి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎనర్జీ లేకుంటూండె. కారణం ఏంటంటే లో హెచ్‌పి. సో, ఎప్పుడైతే ఇట్లా 11 కొచ్చేసిందో ఇంకా ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి కాబట్టి
హ్మ్, అదే అదే. ఓకే. హుహు. లో హెచ్‌ బి. ఓకే. ఆహ్, మూడ్ ఆహ్, యాక్టివ్ గూడా తేడా తెలిసిందైితే.
అవునవును. సో, ఇంకా అప్పటినుంచి ఇంకా సరే ఇప్పటినుంచి తినేదంతా హెల్తీగానే తినాలి అన్నట్టు ఓ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నా అనమాట. నాకి ముఖ్యంగా నాకి కుకింగ్ అనేది ఒచ్చనమాట. ఈ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఒచ్చిందంటే ఒకప్పుడు టీవీలో షోస్ ఒస్తున్నాయి జూడండి. మా ఊరు అంట అభిరుచి అనేది...
హ్మ్. ఓకే. హ్మ్. అవునవునవును. హ్మ్. ఓకే.
అది చూసేదాన్ని. దాంట్లో ఎవరైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టి ఫుడ్ జేస్తారో అది నేను ఇంప్లిమెంట్ చేసేదాన్నినమాట. నోట్ ఏమి లేదు. బ్రెయిన్‌లో సేవ్ జేసుకునేదాన్ని. <laughs> సో, అది ఇంప్లిమెంట్ చేసేదాననమాట. సో, అలా అలా పెరిగే కొద్దీ కూడా ఈ యూట్యూబ్ ఇవన్నీ ఒచ్చాయి కాబట్టి నేను ఎక్కువ హెల్త్‌కి హెల్త్ బాగుండాలంటే రీసెర్చ్ బాగా చేశానమాట. ఎందుకంటే లో హెచ్‌బి వల్ల నేను ఎంత ఫేస్ చేశా అనేది నాకే తెలుసనమాట. సో, ఇంకా ఆరోగ్యం అనేది మహాభాగ్యం అన్నట్టు నాకు ఈ జ్ఞాననేత్రం ఓపెన్ అయిపోయింది. ఇంక అప్పటినుంచి నేను హెల్తీగా తినాలి. ఈ ఈ హిమోగ్లోబిన్ అనేది ఈ ఈ విధంగానే మెయింటైన్ చేయాలి. తక్కువ అనేది రాకూడదు అన్న లెక్కలో ప్రతీదీ హెల్తీ ఫుడ్డే అనమాట. ఉదాహరణకి మార్నింగ్ ఏంటంటే 5 కలా లేస్తాను నేను. లేచి ఇంట్లో ఏమన్నా పనులుంటే అవి చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తా ఫ్రెష్ అప్ అయిపోయి ఇందాక చెప్పాను. ఆ! లేస్తా.
అవన్నీ నోట్ చేసుకున్నారా? ఓకే. ఓకే. ఓహ్! ఇంటెలిజెంట్ ఐక్యూ అనమాట అయితే. <chuckles> ఓకే. హ్మ్. ఓకే. అదేలే. అదేలే. ఓకే. <chuckles> ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. పైకే లేస్తావా? అంటే చలికాలంలో కూడా 5?
ఈ నా స్లీపింగ్ టైమ్ ఇదంతా ఎలా ఉంటదంటే నా డిసిప్లెయన్ అనమాట. ఒక్కోసారి ఏమనిపిస్తదంటే, బాగా లేజీగా ఉండి, ఉండి, ఉండి బోర్ కొట్టి, ఇప్ప‌డి నుంచి డిసిప్లెయన్ ఉండాలి. డిసిప్లెయన్ అంటే నేను, నేనంటే డిసిప్లెయన్ అన్న లెక్కల అంత ఫ్
హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా ఉందా! ఓకే. ఆ!
ప్లాన్ అ‌దే ప్రి ప్రిపేర్ చేసుకుంటా. సో, అప్పుడు మాత్రం నిజంగా 5కి లేెస్త అది చలికాలమైనా, ఏ కాలమైనా లేస్తాను. లేచి హెల్త్ డ్రింక్ అని చెప్పాను గదా! లైక్ హలీమ్ సీడ్స్ కావచ్చు, లేకపోతే ఫ్లాక్ సీడ్స్ కావచ్చు, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇవన్నీ చేసుకొని తాగుతానమాట. ఏదో ఒకటి డ్రింకనేది తాగుతా. దాని తర్వాత
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. మార్నింగయితే. హ్మ్.
హ్మ్. నట్స్ ఉంటాయి గదా! అవి కూడా కొన్ని సోక్ చేసుకొని తింటానమాట. లైక్ బాదం కావచ్చు, వాల్ నట్స్ కావచ్చు, అలా ఒ‌కొసారి ఏంటి అంటే, ఇవి తినని పక్షంలో, దాన్నే ప్రోటీన్‌గా ప్రోటీన్ షేక్‌లా చేసుకొని తాగుతా. ఎలా అంటే నట్సన్నీ ఉంటాయి జూ‌డు వాటర్ మెలన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ అన్ని సీడ్స్‌ని నైటే నానబెడతానమాట. మార్నింగ్ వాటరన్నీ వంపేసి మిక్సీ జార్‌లో వేస్తాను. ఒక గ్లాస్ నిండా పాలు యాడ్ జేస్తాను. బనానా ఉంటే ఒకటి యాడ్ జేస్తా. మిక్సీ కేస్తే అయిపాయే, ఒక మంచి ప్రోటీన్ షేక్
హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. ఓకే. ఇంకా, అది ప్రోటీన్ షేక్‌లాగా చేసుకొని తాగేస్తారు. ఓకే. హ్మ్.
ఆ! స్వీట్ కొంచెం ఏమన్నా తక్కువనిపిస్తే హనీ యాడ్ జేసుకుంటానమాట.
ఓకె. ఓకె. ఆల్మోస్ట్ బనానా ఏసారు గాబట్టి నార్మలే ఉండుండొచ్చు. హ్మ్.
ఆ! యాహ్! ఇంగ దాని తర్వాత ఏమంటే ఏం లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చేస్తా. ఇచ్చి ఇంగ ఇంట్లోనే ఎక్సర్‌సైజెస్ అనేవి చేస్తానమాట. ఫస్టు వామప్పు ఇవన్నీ చేసి, స్ట్రెన్త్ ఎక్సర్‌సైజెస్ చేస్తా అనమాట. సో, ఈ విధంగా అంటే మెయిన్ ఆరోగ్యం బావుండాలంటే కేవలం ఫుడ్ ఒకటే కాదు, కొంచెం ఒక 1 హవర్ యాక్టివిటీ అనేది ఉండాలనమాట. అది ఎక్సర్‌సైజే కాదు
ఓకె. హ్మ్. అవునవును. ఓకె. ఓకె. ఫిట్‌నెస్ అదే ఏదైనాగానీ ఒక 1 అవర్ అయితే ఉండాలి. హ్మ్.
ఆ! యాహ్! ఆ! ఎలా అంటే మనకు చెమట ఒచ్చేంత రేంజ్‌లో చేయాలి అన్న లెక్కలో ఫిక్సయ్యానేను. కాకపోతే నాకు బేసిక్‌గా చెమట రాదు, ఎందుకు రాదో నాకు గూడా తెలీదు. సమ్మర్‌లో
ఓకె. అయితే జంపింగ్ జాక్స్ చేయండి దెబ్బకి చెమటొచ్చేస్తది.
లేదు. జంపింగ్ జాక్స్ కూడా చేశాంగానీ నాకు చెమటేమి రాదనమాట.
రాదు. ఓకె. హ్మ్.
అంటే లైక్ ముందు పైన ఫ్యానేసుకొనుంటా ఎట్లొస్తది జెప్పండి. <chuckles>
ఆ! మరింకెట్లొస్తదమ్మాయి? ఎట్లొస్తది మీకు నాకర్థం గాదు. ఫ్యాన్లు, ఏసీ‌లేసుకొని వర్క్ ఔట్స్ చేస్తే లోపల నుంచి చెమట ఎట్లొస్తది?
<chuckles> లేదు. లేదు. బేసిక్‌గా ఫ్యాన్‌లివన్నీ ఆఫ్ జేసుకున్నా గూడా, <sniffs> మరీ అంత స్వెట్ ఫీలింగేం రాదు. నాకు కేవలం సమ్మర్‌లోనే <chuckles> ఇలా పని మీద ఏమన్నా బయటికెళ్తా గదా! అప్పుడొక్కటే చెమట కారతాది తప్ప రిమైనింగ్ టైమ్‌లో చెమట రాదు. అం ఆ వచ్చినా నాకు చిరాకేస్తది.
హ్మ్. హుహు. అయితే కరెక్ట్ చెయట్లేదబ్బా నువ్వు ఎక్స్‌సైజు. <chuckles> హ్మ్. మరి చెమటెందుకు రాట్లే? అంటే అలసిపోట్ ఆ! ఫ్యానాపెసుకొని చేసి చూడు. అలసిపోవాలి గదా! శరీరం.
అవునా! అంటే ఫ్యాన్ ఆఫ్ జేసుకొని జేయలేమొ? అంటే పెయిన్స్ అవన్నీ ఒస్తాయబ్బా! ఎంతవరకు జేయాలో అంతవరకు జేస్తాం లాగుతానింగా. మరి ఇంక తెగేంత వరకు లా
హ్మ్. <chuckles> స్టెచింగ్స్ గూడా జేస్తావా? లేపోతే పెయిన్స్ ఇంకెవువైపోతాయిగా?
ఫస్ట్ డే ఇంగ స్క్వాట్స్ జేస్తే అయిపాయె ఇంగ అక్కడికే సగం సెంచరీ డౌనింగ. <chuckles>
ఓహ్! ఎన్ని ఎన్ని స్క్వాట్స్ రోజు?
హ్మ్. అంటే స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా స్టార్ట్ జేశా. ఒక ఉదాహరణకి 10 స్టార్ట్ జేసినా కూడా పెయిన్సనేవొస్తాయనమాట. ఒక
ఓకే. ఓకే. అవును. అసల 5 జేస్తుంటేనే నీకు నొప్పొచ్చేస్తాయి విప్తా ఆహ్, తైస్ పట్టేస్తాయి గదా!
ఆ! సో అదే ఓ రెండ్రోజులు ఎలా ఉంటదంటే కూర్చోలేను, నిల్చోలేను. నేను కూర్చోవడానికి ఇబ్బంది బడేది మా ఇంట్లో వాళ్ళు చూసి, మళ్ళీ దాన్ని టీజింగనమాట "అవసరమా నీకి"
హ్మ్. అవునవును. కుంటూకుంటూ నడవడం గూడా ఉంటది గదా! మామూలుగా అట్లా.
ఆ! ఓహ్! వాళ్ళేగతాలు జేస్తారు. మాములుగా జేయరు. గోరాతి గోరంగా ఏడిపిస్తారు నన్నైతే. సో, ఇంకా ఆ నేనరోగ్యంగా ఉండడానికైతే ఫుడ్డయితే అలా తీసుకుంటా. అండ్ యాక్టివిటీ ఇలా చేస్తా అనమాట. అండ్ టిఫిన్ విషయాకొస్తే 8-8:30 లోపు తినేస్తా. ఏవేవి తింటా అంటే ఒకటి ఓట్సన్నా తింటాను. 'కెల్లాగ్స్' ఉంటాయి కదా! అవన్నా తింటాను. ఆ! అవి కాకపోతే ఇంకా ప్రోటీన్ ఐటెమ్ ఎక్కువ తీసుకుంటా. లైక్ బాయిల్డ్ ఎగ్ కానీ హ్మ్. ఎగ్ లోపలిది గూడా తింటా యెల్లో గూడా అది గూడా గుడ్ కొలస్రాల్ కదా!
<chuckles> అదేలే. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. కార్న్ ఫ్లేక్స్ హ్మ్. ఎగ్ వైట్స్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవునవును. అంటే మరి అవును. ఎన్ని తింటారు?
యాహ్! ఒకటి
ఒకటి. ఒకటేం సరిపోతది పాప? <chuckles> ప్రోటీనెక్కువ తింటాని చెప్పి ఒక ఎగ్ అని చెప్తుంటే, ఏం సరి పోద్ది చె
నా కడుపు బుచ్చి అంటే మూడు పూటలు ప్రోటీన్ తీసుకుంటా. ఇప్పుడెలా అంటే ఇప్పుడు పె ఆహ్, గ్రీన్ గ్రామ్స్ ఉన్నాయి. దాంతో పెసరట్టు వేసుకున్నా అనుకో, ఒకరోజుకి ప్రోటీను. నెక్స్‌డే అనుకో, ఆహ్, ఉప్మా ఏదైనా తింటే దాంతో పాటు ఒక బాయిల్డ్‌ ఎగ్ తీసుకుంటా అలా. అది కాకుండా మార్నింగ్ బాధం ఉంటది కదా! దాంట్లో ప్రోటీనుంటది. హ్మ్.
హ్మ్. ఓకే. అట్లా అంటున్నా. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ద ప్రోటీన్ షేక్‌ గూడా తాగుతాన్నావు కదా! ఓకే.
ఆ! సో అలా బ్యాలెన్స్ చేస్తా అనమాట. సో 3 మీల్స్‌లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటానమాట. అండ్ కొన్ని కొన్ని సార్లు ఏమయితదంటే, బడ్జెట్ ఇలా అన్నీ ఎక్కువ ఖర్చు పెట్టే పాటికి, నాది కూడా నిల్ అయిపోతదనమాట బ్యాలెన్సు. సో అలాంటి టైంలో హెల్తీగా ఉండడానికి నేను పాటిిచ్చే టిప్స్ ఏంటి అంటే గ్రౌండ్ నట్స్ అనేవి చాలా తక్కువ రేట్‌కి దొరుకుతాయి. అంటే ప్రతి ఒక్కరు ఎఫార్డ్ చేసేలాగా ఉంటదనమాట. సో అవి తీసుకొని ఏం‌ జేస్తా అంటే, మార్నింగ్ ఒక పిడికెడు నైటే సోక్ చేస్తానమాట. మార్నింగ్ తింటా అవి. అండ్ ఈవినింగ్ ఏం‌ చేస్తా అంటే బాయిల్ చేస్తానమాట కొంచెం సాల్ట్ అవన్నీ వేసి. సేమ్ పిడికెడే అనమాట. మరి ఎక్కువేం తినను. ఎక్కువ తిన్నా <sniffs> వేస్టే అనిపిస్తుంది. గ్యాసేమో తెలీదు గానీ, ఎక్కువ ఎక్సైస్ తినకూడదున్నట్టు ఫిక్సనమాట. ఏదైనా మితంగా తినాలి. ఆనట్స్
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవును. పల్లీలు. అవునవును. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. గ్యాస్ ఒచ్చేస్తుంది. అవును. అవునవును. గ్యాస్ కూడా ఒచ్చేస్తుంది మనకి. హ్మ్.
ఓహో! ఓకే. సో నేను దాంట్లోకి ఆనియన్సు, లా ఒక టమాటా, ఒక మిరపకాయ, సలాడ్
ఓకే. సాలడ్‌లాగా చేసుకుంటావు.
ఆ! అయిపాయ్. సెట్టింగక్కడికి. ఆ! అంటే తక్కువ బడ్జెట్‌లో ఉండాలి అన్నప్పుడు ఇలా చేస్తానమాట. ఇంకా తక్కువ బడ్జెట్‌లో నాకేమైనా స్వీట్ తినాలనిపించిందనుకో. ఇంట్లో ఎలాగో ఏదైనా పూజ చేస్తే కొబ్బరికాయ కొడతారు కదా! సో ఆ కొబ్బరిని మిక్సీకేస్తే పౌ <smacks lips> అదే మెత్తగా అవుతుందనమాట. పేస్టులాగా గాకుండా
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవును. కొబ్బరి లవుజులాగా చేసుకుంటావా బెల్లంతో?
లవుజు, గివుజేమో తెలుదు‌గానీ <chuckles> కడ నేను చేసే విధానం చెప్తా. కొబ్బరి లడ్డే అంటాం మేమైతే. <sniffs> ప్యాన్ పెట్టి ఆయిల్ తు ఆయిల్ కాదు, నెయ్యి వేసి, దాంట్లో ఈ కొబ్బరంతా రోస్ట్ చేస్తాం. కొంచెం బాగ గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఈ బెల్లం ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ చేస్తామనమాట. కరెక్ట్ సరిపోయేంత. అది కూడా తాటి బెల్లం వాడతా నేను. ఎందుకంటే ముందే లో హెచ్‌బి కదా! <sniffs> సో కొంచెం పనికొస్తదేమో అన్న రేంజ్‌లో వాడతా. ఇంగ అంతే కొ హ్మ్. లడ్డూ చేసుకుంటా తింటా.
<giggles> ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఒ ఓకే. ఓకే. అవునవును. అదేలే. ఆ! మేము కొబ్బరి లవుజంటాం దాన్ని. <giggles> ఓకే. ఓకే. అంటే కొన్ని కొన్ని చోట్ల అట్లాగా ఉంటది కదా! వెరైటీ. <giggles> హ్మ్.
ఓకే. లవుజు. <giggles> కొత్తగావుంది పేరు. ఆ! సో అలా అనమాట. ఆహ్, ఇంకా అది త అది కూడా తక్కువ రేటు కాబట్టి అలా. ఇంకా మీల్స్ విషయానికోస్తే, మీల్స్ తక్కువ రేటులో ఎలా బ్యాలెన్స్ చేస్తా అంటే, ఇంకా అన్నం, పప్పు ఎలాగో కామనుంటది. సో దానికి తోడు ప్రోటీన్ ఇప్పుడు పన్నీరనుకో, కొంచెం కాస్టనిపిస్తది. నేను యాక్చువల్‌గా పన్నీరయితే బయటేం కొనను ఇంట్లోనే జేసుకుంటా.
హ్మ్. ఓకే. ఆ పాలు విరగ్గొట్టి అలానా?
ఆ! వెనిగరే, వెనిగరన్నా వాడతా, లేకపోతే లెమనన్నా యూజ్ చేసి, పన్నీర్ జేసుకుంటా.
పాలు విరిగింది. అది బిందె కింద పెట్టడం ఇట్లాంటివేనా?
బిందేం పెట్టను. వెనిగర్ చాలా బా పనిచేస్తదనమాట. ఏం వెయిట్ పెట్టకున్నా కూడా, ఆ షేప్ జస్ట్ అలా పెడితే ఒక 5 నిమిషాల్లోపు షేపయిపోద్ది. చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట.
హ్మ్. వచ్చేస్తుందా? ఓకే. ఓకే. ఓకే. వెనిగర్ ఎప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్లీ నేనైతే. ఓకే. హ్మ్.
హ్మ్. వెనీ ఆ! ఎక్కువేయకూడదు. లా 1 టేబుల్ స్పూన్ అలా. మీకింగా కావాలంటే దాన్ని డైల్యూట్ జేసి గూడా వేయచ్చు. నేను డైరెక్ట్‌ వేసేస్తానమాట. మనకంత ఓపికలుండవనమాట.
అదేలే. <chuckles> ఓకే. ఓకే. ఎందుకు బయట పన్నీర్స్ ఒరిజినల్ కావని న్యూసొచ్చిందందుకా?
సో, ఇంకా ఆహ్, యవో
లేపోతే ఫస్ట్ నుంచే ఉందా?
నాకివూ పన్నీరు జేయడం ఒచ్చు గదా! నాకొచ్చినప్పుడు ఎందుకు బయట పెట్టి డబ్బులు కొనాలా? కానీ ఇందులో ఒక నిరాశ ఏంటి అంటే ఒక లీటర్ పాలకు పన్నీర్ చేస్తే గింతొస్తది దెలుసా?
ఆ! ఓకే. ఓకే. అదేలే అదేలే. అదేలే. హ్మ్. అవునవును. క్వాంటిటీ తక్కువ ఒస్తది. ఓకే. అయితే ఆ పన్నీర్‌తో కు కర్రీ చేసుకుంటావా?
అదే బాధాకరమైన విషయం. యాహ్! చాలా బాధాకరమైన విషయం. ఆ! ఇన్ ఇన్‌కే‌స్ ఇంట్లో పాలేక్కువ ఉంటే ఇంట్లో అన్నా చేస్తా. ఇన్కేస్ పాలు లేవు అన్నప్పుడు ఏం జేస్తంటే సోయ చంక్స్ ఉంటాయి గదా! సో అవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకుంటా అనమాట. ఒక రోజుకి అంటే ఇలా బడ్జెట్ తక్కువన్నప్పుడు మాత్రం ఏదో ఒక డేలో ప్రోటీన్ అనేది హై తీసుకుంటా అనమాట. డబ్బులెక్కువ ఉన్నాయంటే 3 పూట్ల ప్రోటీన్ దీసుకుంటా అనమాట. అండ్ మా ఇంట్లో ఎగ్గు కూడా రెగ్యులర్‌గా తిన్నివ్వరనమాట. తింటే ట్యూస్‌డే తినాలి, వెడ్నెస్‌డే తినాలి లేదా సండే తినాలి. ఈ 3 రోజులే. మిగతా రోజుల్లో తింటే ఆహ్, అరుస్తారన్నమాట.
హ్మ్. అవునవునవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అదేలెండి. అదేలెండి. ఓకే. ఓకే. ఆ!
అప్పటికి అంటా ఉంటాను. నేనే వండుకుంటాను నువ్వేమి ఒండొద్దుని. అస్సలొప్పుకోరనమాట.
కానీ ఇంట్లోనే అలౌ లేదు. అంతేగా. హ్మ్.
ఒక్కోసారి వాళ్ళే అంటారు. సరే చేసుకోలే అంటారు. తీర చేసుకున్నాక ఏం చేస్తారంటే తిడతారనమాట. దాని బదులు ఊకె చేసుకునేదొద్దు తిపించుకునేదొద్దు అని అనిపిస్తుంది నాకైతే.
<giggles> అదేలే అదేలే. డిన్నరు?
యాహ్! ఇంగ నైట్ డిన్నర్ ఏమి లేదన్నా లైక్ ఇప్పుడు ఉప్మాారవ్వ కూడా కొన్ని బానె ఉంటది కదా! సో, అదన్నా లేపోతే ఓట్స్ అన్నా చాలా లైట్ ఫుడ్ దీసుకుంటానమాట. హెవీగా కాకుండా.
హ్మ్. ఓకే. లైట్ ఫుడ్ ప్లస్ ఎర్లీగా ఫినిష్ చేసేస్తావా?
ఆ! 7- 7:30 లోపు తినేస్తా అనమాట. ఇంకా లంచ్ ఒచ్చేసి 1- 1:30 లోపు చేస్తా. ఈ మార్నింగ్ టిఫిన్ ఒచ్చేసి 8- 8:30 లోపనమాట. హ్మ్. మధ్య
ఓకే. ఓకే. నైస్. ఓకే. నైస్. చాలా బావుంది. అంటే నీ డైట్ చాలా హెల్తీగా ఉంది. ప్లస్ ఏంటంటే తక్కువ సమయం ప్లస్ తక్కువ బడ్జెట్‌తో బడ్జెట్‌తో చాలా బా చేస్తున్నావు. ఆ! నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలు.